నేనే చెప్పాను. అది కూడాను ఒక రకంగా చెప్పాను అన్నమాట. ఆ! ఇప్పుడు ఫ్లూయెంటుగొస్తది ఖచ్చితంగాను.
ఏ చెప్పండి ఇప్పుడు నేనైతే నమ్మను. <laughs> ఓకె, ఓకె. ఇప్పుడు వచ్చేసిందా అయితే? గుడ్, గుడ్, గుడ్.
ఆ! ఇప్పుడు ఫ్లూయెంటుగొస్తది. అదీ, అప్పుడొచ్చేది కాదన్నమాట. నాకు అసలకి తెలుగు కూడా మిక్స్ అయ్యొచ్చేది వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు.
అవును. <chuckles> ఓకె.
అయ్య బాబోయ్! ఇది కాదురా నాయనా అని చెప్పేసి అనుకుంట ఉంటాను నేను. ఆహ్, ఆహ్, ఇట్లానే నేను చెప్పినప్పుడు అర్ధం గానప్పుడు నాకు అక్కడ ఎదుటి మనిషీ, ఆహ్, నేను ఇంకా తెలుగు ఓచ్చేసేది అన్నమాట నాకు...
ఓకె.
అంతే కదా! ఒక్కొక్కసారి అలానే వస్తది మొత్తం అంతా కూడాను.
ఓకె. అవును ఓ కొన్ని, కొన్ని వర్డ్సు సడెన్‌గా గుర్తుకు రావు. అందులో ఏదో ఎమర్జ్ చేసేయాలి అని తెలుగు, హిందీ కలిపి మాట్లాడిస్తుంటాం.
అవును. ఖచ్చితంగాను. కానీ దాని తరువాత కొన్ని రోజులు ఆగిన తరువాత నేను, జస్ట్ ఒక సంవత్సరం చేసిన తరువాత బిజినెస్ అనేది. నేను చదువుకోడానికి వేరే కంట్రీకి వెళ్ళిపోయాను...
యాహ్! ఓకె.
వేరే కంట్రీ కెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ టైమ్ తమిళ్ వాళ్ళతోటి పరిచయం అయింది. అంటే శ్రీలంకన్ తమిళ్స్ వాళ్ళు.
ఓకె, ఓకె.
ఆ! వాళ్ళందరూ కూడాను వాలీబాల్ ఆడతా ఉన్నారు అన్నమాట.
ఓకె.
ఆ! అప్పుడిదాక చూసిన తమిళ్ సినిమాలల్లో 'వనక్కం' అంటే నమస్కారం కదా! "అన్నా వనక్కం అన్న" ఆ! ఇంతే వాళ్ళ స్లాంగ్‌లో మాట్లాడేవాడిని అన్నమాట నేను.
<chuckles> ఓకె. ఓకె. వనక్కం కాకుండా ఇంకేమన్నా ఆల్రెడీ ఓచ్చా? తమిళ్‌లో వర్డ్స్. అంటే చిన్నప్పుడు మనం ఆడుకుంటుండే కదా "సాపడియా? ఎన్న సాపడియా?" అన్నట్టు ఏమి లేదా?
ఆ! ఆ స్లాంగ్ అనేది చిన్నప్పటి నుంచి కూడాను ఏం లేదు. "అన్న ఇంగా వాంగ్గన్న, ఉంగ పో అన్న" అన్నదే తెలిసిది అన్నమాట మొత్తం అంతా.